అలాగందులో ఆళ్లు ఏవో డౌట్లడగడం ఇలాగలగా మొత్తం మీద ఫ్రెండ్స్ అయ్యాం అండి మొత్తం మీద.
అంటే మీరు లైబ్రరీలోనే ఎక్కువగా కలిసేవారండి? లేదా బయట కూడా ఏమన్నా కలవడానికి ప్రయత్నం చేసేవారా?
అసలా లైబ్రరీ‌లో ఫస్ట్ ఒచ్చి కలిసేవాళ్ళు. అంటే మేము లైబ్రరీ‌కి 8 గంటలకెళ్తాం అండి పొద్దున్న. ఎనిమిది ఆర్ తొమ్మిది మళ్ళీ సాయంత్రం ఎనిమిదింటికొస్తాం. అప్పటి వరకు మేము కలిసే ఉంటాం అలాగా.
హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
అలాగా కలిసి ఉండేవాళ్ళన్నమాట. కానీ కొన్నాళ్ల తర్వాత బయట కలుసుకోవడం బయటంటే ఇప్పుడు టీ‌కి లేత్తామండి టీ‌కెళ్తాం అందరం కలిసి.
హ్మ్. అవునవును. హ్మ్.
కొంచెం రిలాక్స్ అవ్వడానికి. తర్వాత మళ్ళా 5 గంటలకి గ్రౌండ్‌కెళ్తాం వాకింగ్‌కి.
హ్మ్. హ్మ్. హ్మ్.
రిలాక్స్ అవ్వడం కోసం. వాకింగ్ చేసుకుంటూ టీ తాగేసి మళ్ళీ వచ్చేసి కూర్చుంటాం మాట.
హ్మ్. హుహుహు.
అలాగా వాళ్ళందరూ బాగా ఇదైపోయారు మరి నాకు బాగా ఫ్రెండ్స్ అయ్యారు. ఎలాగంటే? మా ఇంట్లో కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారండి అందరికి తెలుసుమాట.
ఓకే. హ్మ్. హ్మ్. అవును. పరిచయాలక్కడి వరకు ఒచ్చాయన్నమాట. ఇంటి వరకు కూడాని.
ఇంకోటేంటంటే ఆ! అవునండి. ఇదివరకేంటంటే నా ఫ్రెండ్స్ ఏంటంటే ఇదివరకున్న ఫ్రెండ్స్ నాకు సాయం చేసేవారు కాదండి. నా చేత సాయం చేయించుకుంటురు గాని నాకెప్పుడూ సాయం చేయడం గాని అంటే కష్టం ఒచ్చినప్పుడు ఉండాలి క నిలబడాలి గదా! అలా లేదుమాట.
హ్మ్. హ్మ్. అవునండి. ఫ్ స్నేహితం అంటే కష్టం ఒచ్చినప్పుడే నిలబడాలి. అప్పుడే తెలుస్తుంది ఎవరు నిజమైన స్నేహితులో. హ్మ్.
నిలబడె అవునండి. అంటే నేనొక నన్ను వాడేసుకునేవారుమాట అన్నిట్లికిని. తప్ప ఇలాగ ఇంట్లో ఏమో నాకు రోజు తిట్లు. ఇలాగ ఈ ఇటువంటి ఫ్రెండ్స్‌నేసుకుని తిరుగుతున్నావు ఇలాగా కామనే కదా అండి ఇంక అదంతని!
అయ్యో! హ్మ్.